అంటే సామాన్యంగా ఏవ్ ఎట్లా ఎ ఎవరికైనా అంటే, వాళ్ళు ఎటువంటి వారైనా ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అలాంటి సాంప్రదాయము ఉన్నప్పుడు, వాళ్ళేం జేశారంటే ప్రతి ఒక్క అంటే ఈవెంట్స్‌కైనా, నెక్స్ట్ పండుగలకైనా, నెక్స్ట్ ఒక్కొక్క విధానికి వాళ్ళు వాళ్ళ దుస్తులను చేంజ్ చేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ ఇట్లా లంబడి వాళ్ళని తీసుకోండి, వాళ్ళెలా అంటే ఆహ్, నార్మల్‌గా వాళ్ళేమైనా పండుగలు, వాళ్ళ అంటే దైవకుల పండుగలు ఉంటాయి కదా! అలాంటి సమయంలో వాళ్ళు అంటే, ఒక రకంగా వాళ్ళు రెడీ అయితారనమాట. అలానే నెక్టు నార్మల్‌గా ముస్లిం ముస్లిం సోదరులు జూడండి. వాళ్ళెలా అంటే, ఆళ్ళు ప్రతిరోజు ఆళ్ళు బుర్కా ఇలాంటివి వేసుకోవడం ఆహ్, జరుగుతా ఉంటుంది. అలా మీ సాంప్రదాయ దుస్తులు అంటే, మీకింత ముఖ్యమని మీరు నమ్ముతారు?
అవునండి. హ్మ్. అవునండి. అవునవును. ఆ. ఆ. ఆ. అంతా అలంకరించుకొని. హ్మ్. అవునండి. ఖచ్చితంగా అండి. మనం అసలు ఒక హిందూ సాంప్రదాయంలో ఉండేటప్పుడు, అసలీ దుస్తులు ఈ సాంప్రదాయ దుస్తులనే‌వే మన యొక్క మనుగడను గాని, మనం అసలు ఎలాంటి మంచి అలవాట్లతో ఉన్నామా లేదా అని గూడా మనల్ని చుట్టుపక్కల ఉండేవాళ్ళు గాని, గుర్తించడం గాని మనం గూడేంటంటే, మన సాంప్రదాయాన్ని పెంపొందించడం
హ్మ్. అవునండి అవును. ఇది, ఇది ఇది మాత్రం మీరు చెప్పింది చాలా మంచి విషయమండి. ఎలా అంటే, మన దుస్తుల్ని చూసి మనం చుట్టుపక్కల వాళ్ళని మనం జడ్జ్ చేయల ఆహ్, వాళ్ళు చేయగలరు. అంటే మనం ఎలాంటి వాళ్ళము, అంటే మంచివాళ్లమా నెక్టు అంటే, మనం తిరుగుబోతులమా అనేది ఎక్కువగా మన దుస్తుల్ని చూసి జడ్జ్ జేశారండి. ఇది మాత్రం మీరు చెప్పింది చాలా మంచి విషయం.
నిజంగా. హ్మ్. ఖచ్చితంగా అండి. హ్మ్. <chuckles> ఖచ్చితంగా. అవునండి. అసలు ఎలా అయిపోయిందంటే ఇప్పుడూ? ఏదన్నా ఇప్పుడు చూస్తే పిల్లలు బెగ్గర్ జీన్స్‌లయి, టోర్న్ జీన్స్‌లని, అలాంటివి ఎక్కువాటివి ప్రిఫర్ చేయడము. ఈ ట్రెండ్ అని చెప్పి, ఆహ్, బాగా ఇది ఫ్యాషనని చెప్పి, ఇలాంటివి ఏసుకోవడం వల్ల ఎలా అయిపోతుందంటే, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అరే! ఈడు ఏంట్రా బాబు, చదువుకున్నాడా లేదా అసల పోకిరి వెదవలా ఉన్నాడు, అని తిట్టడం గాని. అంటే వాడు మంచోడే అయ్యుండొచ్చు. బాగా చదువుతున్నవాడే అయ్యుండొచ్చు. కానీ, ఆ వేషధారణ, వాడేసుకున్న వస్త్రధారణ వల్ల, వాడి యొక్క ఎలాంటి వాడి బిహేవియర్‍ని జడ్జ్ చేసేస్తున్నారండి ఇప్పుడున్నవాళ్ళు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునండి నిజం. అంటే వాళ్ళు ఇప్పుడ్ అంటే ఇప్పటి సిట్యుయేషన్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టోర్న్ జీన్స్ అని, బె బ్యాగీ జీన్స్ అని, ఇలాంటివి ఆహ్, చూస్తుంటారు కదా! అలా మీరు ఎప్పుడైనా మీ అంటే రిలేటివ్స్‌నైన, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్‌నైన చూసినప్పుడు, వాళ్ళ క్యారెక్టర్‌ని మీరు ఎప్పుడైనా జడ్జ్ చేయగలిగారా?
హ్మ్. అవునండి. అదే గదా! అవునండి. ఖచ్చితంగా అండి. కొన్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ హెయిర్ స్టైలులు గాని, ఓ కలర్లు ఏసేసుకొని, ఇలాగంతా బాగా వ బా ఇవి కూడా టర్న్ జీన్స్‌లు బెగ్గర్ జీన్స్‌లు ఏసుకొని, షర్టులు కూడా లూజ్, లూజ్ వేసుకొని, చూస్తేనే ఏంటంటే ఏంట్రా బాబు, ఇలా ఉన్నాడు? ఆళ్ళ అమ్మానాన్న ఎలా పెంచార్రా, అని ఒక్కోసారి అనుకుంటూ ఉంటామండి మనం చూడంగానే. <smacks lips> అరే! కొద్దిగా నీట్‍గా ఏసుకుంటే బాగుండేది కదా! బయటికొచ్చినప్పుడు గూడా ఇలాగేసుకుంటారేంట్రా బాబు! అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం చూస్తే. నేను కూడా అంటే, ఇలాంటి మనం పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు గాని, లేదంటే ఏదైనా ఫంక్షన్‌లో, ఇంపార్టెంట్ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, చిన్న పిల్లలు గాని కొద్దిగా యూత్‌లో ఉండేవాళ్ళు గూడా, పెళ్ళికి ఎలాగ రావాలి, ఏదంటే ఏదైనా మంచి ఫంక్షన్‌కి చుట్టుపక్కల ఎంతమంది ఉంటారండి, ఇప్పుడు 10 మంది, 20 మందితో చేసుకోరు కదా! వందల్లో మంది వస్తారు. కొన్ని, కొన్ని వాటికైతే వేలల్లో వస్తారు. వాళ్ళందరూ వీళ్ళనేం అనరండి. అసల అమ్మానాన్నలెలా వాళ్ళ అమ్మానాన్నలు ఎలా పెంచార్రా! వాళ్ళు వాళ్ళన సర్ చెప్పాలి గదా! వాళ్ళే మార్చాలి గదా! వీళ్ళ యొక్క అలవాట్లని వాళ్ళని తిడతా ఉంటారు.
హ్మ్. అవునవును. అవునండి వాస్తవం. అవును. హ్మ్. హ్మ్. అవును. అవునవును. అవునండి. ఇది మాత్రం వాస్తవం. అవును. హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. అలానే ఇప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే ఒక్కొక్క అంటే మీరు జెప్పినట్టు ఈవెంట్స్‌కైనా, నెక్స్ట్ కాలేజెస్‌కైనా, స్కూల్సయినా, సినిమాలకైనా ఒక్కొక్క వేషధారణంతో వెళ్తా ఉంటారు. అలా మీ చిన్నప్పటి నుండి సాంప్రదాయ దుస్తులు అంటే మీ ప్రాధాన్యము ఎలా మారుతుందో ఒక చిన్న కథలాగా చెప్పగలరా? అంటే మీకు ఏమన్నా చిన్న కథ లాంటిది చెప్పగలరా?
హ్మ్. అవునండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఏదన్నా ఫ్యాషన్ షోలుకి గానీ లేదంటే, ఇలాగా మన చిన్నప్పుడేంటంటే ఏదన్నా పండగొచ్చినా, ఆహ్, ఇప్పుడూ గాంధీ జయంతికైతే గాంధీ తాతల్లాగా వేసుకొని వెళ్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్‌కని జెప్పీ, వి ఇండిపెండెన్స్ డేకి అలాగేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు గదా! నాకేంటంటే అసలు ఈ సాంప్రదాయ బట్టలంటే మనకి ఎక్కువ ఈ పంచ అంటే చిన్న పిల్లలకి చిన్న చి పెద్ద పంచల్ని గోచీల్లా చుట్టేసి ఎట్ట పడితే అట్ట యేసేస్తూ ఉంటారండి. అ! నాకు చిరాకొచ్చేది. అంటే చిన్నప్పుడు ఎలాగంటే, ఒకసారి కృష్ణాష్టమి వచ్చిందనమాట పండగ. కృష్ణాష్టమి అప్పుడేంటంటే అబ్బాయిలనీ చిన్న కృష్ణుళ్ళులాగా, అమ్మాయిలని గోపికల్లాగా, రెడీ జేసీ చూసుకోవడం అనేది మన అమ్మానాన్నలకి చాలా ఆనందంగా అనిపిస్తుంటుందండి. అంటే ప్రతి ఒక్కళ్ళని తయారు జేసి ఉంటారలాగా. ఖచ్చితంగా చూసుకుంటే మనం చిన్నప్పుడు. అలాగేంటంటే మా స్కూలులో ఆహ్, ఎవరికైనా కుదిరితే అలాగా ఎంతమందైనా తయారయి రావచ్చు. ఇలా ఫ్లూట్ పెట్టుకొని మొత్తం ఒక బ్లూ కలర్ రంగేసుకొని మొహానికి అ పంచెలాంటిది మొహ పైనేం ఉండదు. కింద మాత్రం ఒక పంచెలాంటిది గోచీలాగా చుట్టేసి మొత్తంలో ఇంత జేసేసేవాళ్ళనమాట. చిన్నప్పుడేంటంటే మన అంత కరెక్ట్ సైజులు గానీ అంటే చిన్న పిల్లలం గదండి. సరిపోయేవి గాదు. మన నాన్నోల్లవో గానీ లేదంటే కొద్దిగ మనకన్నా పెద్దోళ్ళవే చుట్టేసి 4, 5 పేటలు, పేటలుగా ఏసి పెట్టేసేవాళ్ళు వాళ్ళకి చూసుకుంటే మనం. అప్పుడేంటంటే గాలి ఆడకుండా ఇబ్బందిగా ఎప్పుడిప్పేద్దామా అని జెప్పి తీసేస్తా ఏడుపు ఏడుపొచ్చేస్తా ఉంటది. మమ్మీ నేను తీసేస్తాను. నాకొద్దు అని జె
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునవును. అవునవునండి. అవును. ఆహా! అవునవునండీ. ఇది నిజమే. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునువును. అవునవును. హ్మ్. అవునవును. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న పిల్లలు ఎలా అంటే ఏడ్చిన సందర్భాలు గూడా ఉంటాయి. నాకిలా ఇలాంటి డ్రెస్సోద్దు, నన్ నాకు తీసేయి అనేసి.
అవునండి. ఖచ్చితంగా. నాగూడా అలాగే అనిపిచ్చేదండి అసల. అంటే ఎందుకురా! అసలు ఇప్పేస్తే బావుంటది. ఫ్రీగుంటది గదా! అని జెప్పి "మా నేను తీసేస్తా తీసేస్తా" అంటూ ఉండేవాడిని. మా అమ్మేమో "ఇదొక్క రోజుకే కదరా! రోజు యేసుకోమనం గదా! యేసుకోరా యేసుకోరా" అని జెప్పి ఇబ్బంది పెడుతుండేవాళ్ళు. సర్లే ఇంకొక్క రోజే గదా! ఎందుకులే వాళ్ళతో తలకాయ నెప్పి అని జెప్పి ఎసుకుంటే వాడినండి ఆహ్, అంతే తప్ప అలాగే ఉండేది. అంటే ఎ అప్పుడేంటంటే అప్పుడుకి మనకీ ఇవన్నీ తెలీదండి. అంటే సాంప్రదాయ దుస్తులు ఎలా ఉంటాయి? యేసుకోవాలి. పండగలకైనా అలాగే యేసుకోవాలి అని అనుకునేను అ అంటే అంత అవగాహన ఉండదు గాబట్టి అలాగనిపిచ్చేది. కానీ కొద్దిగ వెదుగుతూ ఉండేసరికి ఎలాగంటే ఓహో! ఇలాంటి బట్టలు మనకు కొన్ని, కొన్ని సందర్భాలుండేటప్పుడు ఇలాంటి సాంప్రదాయ బట్టలేసుకుంటేనే మనల్ని చూసేవాళ్ళు గానీ, మనకు కూడా దాని మీద అసలు దాని యొక్క విశిష్టత అంటే ఎలా చూస్తుంది? ఎలా తెలుస్తుంది? అది కొంతమంది అంటూ ఉంటరు గదండీ, మన మన యొక్క ఆహ్, ఊరి గానీ ఊరు ప్రతిష్టత గానీ లేదంటే, మన యొక్క ఇప్పుడు హిందూ వాళ్ళకేంటంటే ఎక్కువ ఇలాంటి పంచలు, ఖద్దర్ చొక్కాలు ఇలాంటి కండువాలు ఏసుకున్నప్పుడే హిందూ వాళ్ళొక్క సాంప్రదాయం తెలుస్తుంది వేరే వాళ్ళకి అని జెప్పి అంటూ ఉంటారు మనం చూసుకుంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునవునండి. అవును.
అలాంటివి గూడా మన సాంప్రదాయాల‌ని వేరే వాళ్ళకీ చూసి ఎంత అరే, ఎంత బాగేసుకుంటున్నారు రా ఈ యొక్క ఆహ్, హిందువులనేవాళ్ళు, ఇంత బాగా సంప్రదాయం పాటిస్త‌రా దుస్తుల్లో గూడా‌నా అనుకునేలాగా అవ్వాలి అని జెప్పి, దాని తర్వాతే అవగాహనొచ్చిందనమాట కొద్దిగా పెద్దయిన తర్వాత.
హుహుహు. అలానే ఇప్పుడు మీ అంటే, తాత పూర్వంలో, లేదా అంటే, మనకి తాత పూర్వ కాలంలో ఎలాంటే, మనకొక మంచి మంచి వాళ్ళు తాతలైనా, అమ్మమ్మలైనా, వాళ్ళే మంచి దుస్తులను అంటే, మన‌కి సాంప్రదాయ ప్రకారమొక దుస్తులను కుట్టిస్తూంటారు. నెక్స్టు మనకు వాళ్ళు ఎలా వేసుకోవాలో చెప్తూంటారు. అలాంటి సందర్భం మీ జీవితంలో ఎప్పుడన్నెదురైందా?
పూర్వీకుల దగ్గర నించి. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. ఖచ్చితంగాండి. మా నానమ్మ వాళ్ళూ ఇలా పల్లెటూర్లోనే ఉంటారనమాట. మేము ఉద్యోగరిత్యా గానీ మా నాన్నగారికి, లేదంటే, మా చదువుల రిత్యా మేము టౌన్‍కొచ్చేశావనమాట. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి గానీ, లేదంటే ఏదన్నా పెద్ద పండగ దసరాకి కానీ, ఎక్కువ సెలవులొచ్చినప్పుడు, ఆహ్, మా అమ్మగారు మేము ఎళ్ళిపోతావనమాట పల్లెటూర్లకి. వెళ్తే అక్కడేంటంటే, మా నాన్నమ్మ గారు ఇలాగా చిన్నప్పుడు నించి చేత్తో అల్లినవీ, మనం చల్లగాలుల‌కి పెట్టుకోడానికి చెవులుకి పెట్టుకునేవి గానీ, వాళ్ళూ ఏంటంటే, వాళ్ళకి కూర్చుని 10 మందితో మాట్లాడుకుంటూ, అల్లికలనేవి ఎక్కువ చేస్తూంటారండి. అంటే, కుట్టేవి గూడా చాలా కష్టవనమాట. మన ఊల్‌తో అంటే, ఊలు
హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. అవును. ఇది నిజమ హ్మ్. అంటే, వాళ్ళు కూర్చొని కూర్చొ‌నే, అలాంటి సమయంలోనే వాళ్ళు అంటే, ఆ పనులు చేసావుంటారనమాట.
ఆ! వృధా జెయకుండా, పని వృధా అంటే, సమయం వృధా జెయకుండా, ఏదో ఒకటి చెయ్యాలని జెప్పి, అలాంటివీ చేస్తూంటారు నిజంగా.
అవునవును.
అలాంటియి చేసీ ఇవ్వడము, చలికాలంలో ఉపయోగపడతాయని జెప్పి. అవే గాకుండ ఇంకేదన్నా బట్టలూ ఈ వె టైలరింగ్ అవన్నీ జేస్తారనమాట. ఇంగప్పుడు మాకూ సాంప్రదాయంగా ఇలాంటివి బట్టలు గానీ, ఆహ్, ఖద్దరుతో అంటే, అక్కడ ఎక్కువా మా దగ్గరేంటంటే, చే‌ద్ మే చేనేత కార్మికులెక్కువనమాట. వాళ్ళకి చెప్పి గూడా ఇలాంటి ఖద్దరు బట్టలు కుట్టివ్వడము, మా నాన్నగారికి కండువాలు, మా తాతగారికి కూడా మా నాన్నమ్మగారే చూసుకొని అన్నీ చేపిస్తూ ఉంటారనమాట. ఇంక ఆ బట్టలే పండగలకి వెళ్ళినప్పుడు అవే ఏసుకోడము, ఇంకా కొన్ని బట్టలు ఇంటికి తెచ్చుకుని ఉపయోగపడేవి చాలా సందర్భాలున్నాయండి అసల. అ‌య్యీ ఏంటంటే, ఒక చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి మనకవి ఏసుకున్నప్పుడు గూడా. నార్మల్ మనం కొనుక్కునీ జీన్సులయ్యేసుకునేదానికంటే, అవేసుకున్నప్పుడేంటంటే, మంచనుభూతనేదిస్తుందండి మనకి.
హ్మ్. హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. అవునవును. అవీ హ్మ్. హ్మ్. హ్మ్. అలానే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకెలా ఉంటుందంటే మనం ఏమైనా, మన కుటుంబ అంటే కుటుంబంలో ఏమైనా ఫెస్టివల్స్ గానీ నెక్స్టు రిలేషన్స్‌లో అంటే ఫంక్షన్‌గా అలాంటి సమయంలో మనము ఒక ఏమంటారు ఒక సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంటాం అందరం కలిసి ఏకాకిగా. ఆ! అలాంటప్పుడు ఇప్పుడు మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు మంచి మంచి బట్టలొ క్కొక్కసారి మనకన్నా మంచివి ధరిస్తూ ఉంటారు. అలాంటి సమయములో వాళ్ళు మనకి జెప్తా ఉంటారు, ఏంట్రా ఇలాంటివి వేసుకున్నావు అనేసి అంటుంటారు. అలా మీ జీవితంలో ఆహ్, మిమ్మల్ని ఎవరైనా అన్న స్ విషయాలేమైనా గుర్తున్నాయా మీకు? అంటే ఎందువల్లన అన్నారు ఏమైన గుర్తున్నాయా మీకు?
హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. అవునండి. ఆ! ఖచ్చితంగా అండీ, ఇదేంటంటే ఇప్ ఆహ్, ఈ ఇప్పుడెలాగయిపోయిందంటే పెళ్ళిల్లో ఆహ్, ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు ఎరుపనుకుంట ఆ ఎరుపు కలర్ డ్రస్సులే వేసుకురావాలి. లేదంటే నీలం అనుకుంటే నీలం కలర్ డ్రస్ లేదంటే నలుపు అంటే నలుపు కలర్ డ్రస్సులే వేసుకురావాలని. ఇదొకేంటంటే ఇది ఆహ్, ఎలా అంటున్నారంటే ట్విన్నింగ్ అని జెప్పి ఆహ్, కలర్ డ్రస్ కోడ్ అని జెప్పి అలాంటివి ఏసుకురావాలని జెప్పి ఒక నియమాలు పెడుతూ ఉండేవాళ్ళండి. నాకేంటంటే మనకు ఏదన్నా వేరే వాటికి ఎళ్ళాలనుకుంటే మనకి ఇష్టమైనవి మనం గొనుక్కోవాలి. అవి అవే గొనుక్కొని కొనుక్కొని పెట్టుకోవడం వల్ల అవే ఉంటున్నాయి తప్ప అలాంటి కలర్లే వేరే రంగులనేవి ఉండట్లేదని జెప్పి నేనొకసారి ఏం జేశానంటే బాగా బంధువులు తెలిసిన వాటికే వేసుకెల్ల‌లేదనమాట. నేను నాకిష్టం వచ్చినవి నేను కొనుక్కొని, బాగా మంచివే వేసుకెళ్ళినా గూడా, అరే! ఈడేంట్రా బాబు! అంటే సాంప్రదాయ బస్ బష్టులు కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటాయంటే, ఇవ్ ఇలాంటి పంచలే వేసుకురావాలి. లేదంటే ఇలాంటి డ్రస్ కోడ్ అనేది మెయింటెయిన్ జేయాలి అని అంటూ ఉంటారు. నేనేంటంటే, ఇ అవి గూడా కొన్ని కొన్ని సార్లు ఏసుకు వెళ్ళకపోవడము. ఎందుకులే, ఏముందిలే మనకు ఫ్రీగా ఉండే వ అంటే, ప పెళ్ళిల్లో ఏంటంటే, ఆహ్, రకరకాల పనులు జేయాల్సొస్తూ ఉంటుంది. అక్కడ తిరగమంటారు. అక్కడికి వెళ్ళమంటారు. అది తెమ్మంటారు, ఇది తెమ్మంటారండి. అంటే తిరుగుతూనే ఉండాల్సొస్తుందండి. ఈ పంచలు గానీ ఈ టైట్, టైట్ షర్టులు కాని ఏసుకున్నప్పుడు ఏమవుతుందంటే అయి అన్‌కంఫర్టబుల్‍గా అనిపించి మనకంటే చిరాకొచ్చేస్తుంది ఎప్పుడు తీసి పడేద్దామా అని జేసి చూస్తూ ఉంటాం. కాబట్టి నేనేంటంటే అలాగా వాళ్ళు చెప్పినప్పుడు కూడా అరే నాకెందుకులేరా అని జెప్పి ఇలాంటి నార్మల్‍గా మన డ స్కిన్ టైట్‌గా గాకుండా ఫ్రీగా ఉండేయి ఇప్పుడొస్తున్నాయండి కొద్దిగా లూజ్, లూజ్‌గా ఉండే ఫ్యాన్టులు గానీ గాలాడుతూ మనం ఏదన్నా చేయాలన్నా కూడా ఈజీగా చేసేలాంటివి వస్తున్నాయన్నమాట. అలాంటివేసుకొని వెళ్ళేసరికి అరేయ్ ఈడిక అసల లేదురా బాబు. సాంప్రదాయమే తెలీదు. ఒకళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినాలి గదా! ఈ వీళ్ళలాంటోడు, ఇలాంటోడు అంటే అసలు మాట వినడు కొద్దిగా పెత్తరా అది ఇది అని చెప్పి తిట్టిన సందర్భాలు గూడా చాలా ఉన్నాయన్నమాట. కానీ, నేనేమనుకుంటానంటే <smacks lips> మన యొక్క కంఫర్టబుల్ మనం చూసుకోవాలి కొన్ని విషయాలలో. ఇంకా పెళ్ళే మొదలవ్వ‌లేదండి. ఆళ్ళు సంగీతులు వాటికి అవన్నీ మ బట్టలు దానికే ఏ‌సుకు రావాలంటాన్నా పెళ్ళికెలాగేసుకోవాలో నాకు తెలుసు కదా! అంటే, వీళ్ళినరనమాట. నా యొక్క సౌకర్యాన్ని బట్టి నేను ఏసుకుంటున్నాను గదా! నాకు తెలుసులే అని జెప్పి జెప్పుకుంటాను.
హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. అవునండి. అవును. హ్మ్. ఓకె. హుహు. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. అవునవునవును. అవునవును. అవును. అవునవును. హ్మ్. ఓకె. హుహు. అంటే నా హ్మ్. అవునండి. ఇది వాస్తవం. అవును. వాళ్ళు ఒక విధంగానే చేస్ ఆలోచిస్తారు. అంటే మనమందరం మాట్లాడుకున్నది ఒక డ్రెస్ కోడ్ గదా! వీళ్ళేంది అంటే వేరేగా అంటే వీళ్ళకి కొంచెం కూడా సాంప్రదాయము అన్నట్టు లేదు, అంటే మన మీద రెస్పెక్ట్ లేదు అనేసి వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. అక్కడ కానీ, మనం అనుకునేది మన కంఫర్ట్ ఎలా ఉండాలి, ఏంటి అందరి ముందు తిరుగుతాము అనేసి మనం అనుకుంటాము. సో, ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి వాళ్ళు అంటే తప్పుగా మనల్ని అర్థం చేసుకుంటారు.
అదే గదా! <giggles> నిజంగా. నిజంగా. అదే గదా. అంటే ఖచ్చితంగా అండి. అంటే, మ్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఏదన్నా చెయ్యాలనుకున్నా గూడా, కొన్ని కొన్ని సార్లు ఇలాగ జరగడం. తప్పుగా అర్థం జేసుకోవడం మనస్పర్ధలనేవి వస్తూ ఉంటాయండి, ఏ దాంట్లో చూసుకున్నా గూడా.
హ్మ్. అవునవును. అంటే ఇప్పుడు మనం మొదటిగా మాట్లాడుకున్నట్టు అంటే ఇప్పుడు ఆహ్, సాంప్రదాయ దుస్తులనేవి మనము అంటే అంతరించిపోతున్నాయని నేను చెప్పు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడన్నీ కొత్త కొత్త జీన్స్ అని బ్యాగీస్ అని టార్న్ అని ఇవన్నీ వచ్చేశాయి. అంటే ఇప్పుడు సాంప్రదాయాన్ని మనము వదులుకోవద్దు అనేసి ఉంటుంది. అలా ఇప్పుడు మీరు అంటే ఫ్యూచర్ జనరేషన్‌కి ఇచ్చే సలహా సూచనలు ఏమిటంటారు?
<giggles> ట్రెండ్ అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిజంగా అంతరించిపోతుందనే అనిపిస్తుంది నాకు గూడా. ఎవ్వరు ఇవేసుకోవాలని అంటే కొ పే అంటే ఆహ్, ఎలాగంటే ఇప్పుడు మనం పె పె పెళ్ళికొడుకు ఖచ్చితంగా పెళ్లిలో ఇలాంటి పంచా, లాల్చీ యేసుకొని కూర్చోవాలనే ఒక ప సాంప్రదాయం ఉండేదొకప్పుడు. ఇప్పుడెలాగయిపోయిందంటే పెళ్ళికి కూడా అవేసుకోవడానికి ఇష్టపడట్లేదండి. కొన్ని రోజులు పోయాక సూట్లుతోనే పెళ్లి జేసుకుంటారు. ఇంక అసలలా మారిపోతాయనమాట. ఆచారాలనేవి గూడా మార్చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా అయితే నేను ఆ!
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హుహు. అవునవును. నిజమండి. అంటే అప్పట్లో పెళ్ళిళ్ళెలా ఉండేయంటే, ఒక మంచి పంచా, లేకపోతే లుంగీ లాంటివి మంచివి యేసుకొని నెక్స్టు అంటే ఒకొక్కసారి షర్ట్ లేకోకుండా చు అంటే ఎక్కువ చేస్తూ ఉంటారండి. అలాంటి అంటే అలాంటి మంచి సాంప్రదాయాలన్నీ కొంచెము మనము చూడలేకపోతున్నాం ఈ మధ్య.
అవునండి. అదే గదా! అవునవునండి. అవునండి. బ్రాహ్మిన్స్ పెళ్ళిల్లో గాని, అవును. ఖచ్చితంగా. ఇంకసలు మనం భవిష్యత్తులో వాళ్ళకైతే మనం ఆశించకూడదండి. వాళ్ళ ద్వా వాళ్ళ వరకు వెళ్తుందని. కాబట్టి ఏం చేయాలంటే మనం కొద్దిగన్న కాపాడాలండి.
హ్మ్. హుహు. అంటే వాళ్ళకి వాళ్లంటే వీళ్ళు పాటించాలి అన్నట్టు వీళ్ళు పాటించాలి, విలుంటే సాంప్రదాయంగా ఉండాలన్నట్టు. మీరు ఎటువంటి వాళ్ళకి ఆహ్, సలహా సూచనలిస్తారు?
అవునండి. ఖచ్చితంగా అండి. ఏంటంటే మన తల్లిదండ్రులని ఎలా జేయాలంటే అవి ఇంకా వచ్చే తరాలకి, ఇలా ఉండేవిరా. ఇలాంటివి ఖచ్చితంగా మీరు ఇలాంటివే వేసుకోవాలి. పండగలకైతే ఇలాగేసుకోవాలి, పెళ్ళిళ్ళకెళ్ళేటప్పుడు ఇలాంటీ సాంప్రదాయ బట్టలనేవి మనకి మన యొక్క ఆహ్, నడవడికలని గానీ మన యొక్క అలవాట్లు గానీ తెలియజేస్తాయి గానీ, వాటి యొక్క గొప్పతనం జెప్పడము. అవేసుకుంటే చుట్టుపక్కల ఎలా చూస్తారని చెప్పడం గాని, అవి ఎలాగంటే అంటే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి చేనేత కార్మికుల దగ్గర గూడా తీసుకెళ్ళి, ఇలాంటివి చేయడం గూడా ఎంత కష్టమో అంటే కద్దరు బట్టలు మనము చూసుకుంటే చాలా కష్టం అండి అది చేయడం అనేది. ఒక చిన్న విషయం గాదు, చిన్న మాట గాదది. అలాంటి ఒక కష్టం అనేది ఎలా పడుతుంది. అసలు ఈ జీన్స్ ప్యాంట్లు అనేవి అంటే కొన్ని కొన్ని సార్లు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు ఈ జీన్స్ ప్యాంట్లు, టైట్ ఫిట్లు, స్వే ఆహ్ లెగ్గింగ్స్ లాగా ఫుల్లు టైట్ ఉండిపోయి వీళ్ళకి చాలా ప్రా అంటే మగవాళ్ళకి చూసుకుంటే చాలా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి మనం జూసుకుంటే.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. అవునండి. అవునవును. అవునవును. ఆ! అవునవును, వాస్తవం అండి. అందరూ అవి కొంచెం లూజ్‌గా ఒక్కొక్కసారి లూ ప్యాంట్ లూజ్‌గా వచ్చినా వాళ్ళన్నీ మళ్ళీ స్టిచ్ చేపిచ్చుకుంటున్నారండి అది.
అదే. ఆల్టర్‌నేషన్ జేపిచ్చేసి క కట్టింగ్ జేసన్నా కుట్టిచేస్తాం గాని ఇక్కడ పిక్కల దగ్గర గట్టిగా పట్టేసేటట్టు కిందా అలా జేపిచ్చుకోవడం వల్ల ఏమైపోద్దంటే వాళ్ళు ఫ్రీగానే ఉండదని అర్థం చేసుకోట్లేదండి. ఈ స్టైలు, ట్రెండు చూసేవాళ్ళందరూ ఏందబ్బా ఏమేసాడురా అని అనుకునేలాగా చేయాలి అనని, ఏవేవో వాళ్ళకి కంఫర్ట్‌గా లేకపోయినా గూడా అసౌకర్యంగా ఉన్నా గూడా చేసుకునేసి ఇబ్బంది పడుతున్నాళ్ళు చాలా మందుంటున్నారండి బాబు అసల.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునండి. అవును. అంటే మీరు నిజంగా చాలా బాగా చెప్పారండి. ఎట్లా అంటే సాంప్రదాయ దుస్తులు అంటే మనకి ఎలా అంతరించిపోతున్నాయి. మనం దాన్ని ఎట్లా అంటే మనము ఎలా పాటించాలి. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్‍కి మనము ఎలా సలహా సూచనలివ్వాలి. ఆహ్, అవి మనము ఎలా పాటిస్తే మనము నెక్స్ట్ ఇంకా అంటే ఇంకా మంచిగా కనిపిస్తాం అనేవి చాలా బాగా చెప్పారు. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపిచ్చింది. మీతో మళ్ళీ కలిసి మాట్లాడుకు అప్పటివరకు ధన్యవాదాలండి.
అవునండి. అవును. నాకు కూడా అండి నాకు కూడా. ధన్యవాదాలండి.